జీవితంలో అండి అందరికీ ఒక్కో రకమైన స్టైలుండాలి. మనకని ప్రత్యేకంగా ఒకటుండాలి అననిపిస్తుంది. అందరికీ కాపోయినా కొంతమంది కచ్చితంగా అనిపిస్తుంది. అది ఆ దుస్తులు వస్త్రధారణ విషయంలో గానీ ఆహ్, హెయిర్ స్టైల్ విషయంలో గానీ, లేదంటే వాళ్ళ వ్యక్తిత్వం విషయంలో గానీ అది కూడా మంచి స్టైల్ అంటాను నేనైతే. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ కెరీర్ విషయంలో గాని వాళ్ళు సెపరేట్‌గా అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి. వాళ్ళ మంచిది గుర్తింపు రావాలి అననుకుంటారు. ఆహ్, అలాగా
అవునండి. అవును. అవునండి. బా చెప్పారు, అది మీరు చెప్పిన దానిలో ఈ వ్యక్తిత్వం కూడా స్టైలనేది నిజంగా చాలా మంచి పాయింట్ అండి. అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే జస్ట్ వస్త్రధారణే అన్నట్టుగా అనుకుంటారు కానీ హ్మ్.
నిజమేనండి. ఆ! వస్త్రధారణ, హెయిర్ స్టైల్ మాత్రమే స్టైలనుకుంటారు చాలామంది. మన స్టైల్ మన వ్యక్తిత్వంలో కూడా చూపించొచ్చండి. మన పనిలో చూపించొచ్చు. హ్మ్.
అవును. అవునండి. ఖచ్చితంగా. అవునవును.
అవునండి. అలా మీకేమనిపిస్తుంది?
యాహ్! ఇలా కూడా అదు హ్మ్. యాహ్! తప్పకుండా అండి. అంటే నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది. అండ్ నేను వ్యక్తిగతంగా కొన్ని ఏదైతే వస్త్రధారణ ఇదైతే గనక కొన్ని నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినీయండి. దాని వలన నేను కొన్ని మార్చుకోవాల్సొచ్చిందనమాట. అవును.
అంటే చే ఆ మార్చుకున్నారైతే. అంటే చిన్నప్పటి నుంచి సాధారణంగా ఒక రకమైన బట్టలవి వేసుకుంటూ ఉంటాం. కొంచెం కాలేజి టైంకొచ్చేసరికి మారుతాయి అందరికీను. అందరికీ నచ్చేలాగా కొంచెం ఆ ట్రెండ్‌కి తగ్గట్టుగా వేసుకోవాలని, చిన్నప్పుడంటే అమ్మా నాన్నది కొన్నవి వాళ్ళు చెప్పినవి వేసేసుకుంటూ ఉంటాం. అందరూనండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూను, నేను చెప్పేది మగవాళ్ళు మాత్రమే కాదు. రకరకాలు ఇంకా ఫ్యాషన్లు ఇవన్నీ ట్రెండ్స్ ఇవన్నీ చూడడం మొదలుపెడతాం. కాలేజి దగ్గర నుంచి.
హ్మ్. అవును. <giggles> ఖచ్చితంగా. అవును. అదేండి. అంతే అండి. ఎవరైనా అంతే. అవును. యాహ్! నేను కూడా అంతేనండి. ఆ! స్కూల్లో మీరన్నట్టుగా నిజంగానే. అమ్మ వాళ్ళు ఏది తీసుకొస్తే ఇక అదే కదా! నేనెళ్ళి కొనుక్కునేదుండదు. అండ్ న్ చిన్నప్పుడు అమ్మ నన్నసలు షాపింగ్ కూడా తీసుకెళ్ళేది కాదు.
అలా మీకేమైనా అయిందా? అంతే కదా!
నాక్ ఆ!
ఆహా! <chuckles> మీ మిమ్మల్ని వాళ్ళే వెళ్ళి కొనుకొచ్చేసెవారా వాళ్ళిద్దరు?
ఆ! అందాజాగా ఇంతుంటాడు వాడు అని చెప్పేసి వాళకి చెప్పి. షర్ట్ తీసుకొచ్చేసి ఒకసారి ట్రైల్ చేసేదనమాట ఇంటికి తీసుకొచ్చి.
హుహు.
నన్నక్కడకి తీసుకెళ్తే నేను ఒక వంద అడుగుతాను. <giggles> అంటే అది అడుగుతా ఇది అడుగుతా అన్నట్టుగా. వాళ్ళు
<giggles> అంటే సెలక్షన్ తెమల్దనా ఏంటి?
ఏమో! అసలు అంటే నాకు సెలక్షన్ అప్పుడే ఎందుకు పిల్లోడికి ఇవ్వడం అని అనుకుంటా? హ్మ్.
అది అలా అనుకునుంటారు. ఎందుకంటే సెలక్షన్ తెమలకపోవడం ఐయుండదు కానీ, అసలు తీసుకెళ్తే కదా ఎంతసేపు సెలెక్ట్ చేసుకుంటారని తెలిసేది. చిన్న పిల్లాడే కదా! మనం మంచివే సే కొంటాం కదా! మంచివి ఏ ఏ అమ్మా నాన్నైనా చక్కని ప ద వాళ్ళకి ఎలా వేసుకున్నా పిల్లలకి చాలా అందంగా అలంకరించాల అనుకు అనుకుంటారు ఎవరైనా కూడా.
అదే కదా! అసలు తీసుకెళ్ళేవాళ్ళు కాదు. అవును. అదే కదా! సో, నిజంగానే అంటే నన్నక్కడికి తీసుకెళ్తే మరి వాస్తవానికి అసలు ఏమని ఫీల్ అయ్యారో తెలీదు గానీ. ఆల్మోస్టు నేను 10థ్ క్లాసో, ఎయిత్ క్లాస్ వచ్చే వరకు కూడా నన్ను ఎప్పుడు షాపింగ్‌కి తీసుకెళ్ళ.
ఓహో! వాళ్ళే కొనుక్కొచ్చేసేవారు.
ఆ! వాళ్ళే చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళే కొనుకొచ్చేవాళ్ళు. తర్వాత తర్వాత ఇకా స్లోగా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు, ఇక్కడ నాకు ఇక రెక్కలాగలేదనమాట. నాకది కావాలి, ఇది కావాలి.
ఓహో! అంటే కుట్టించేవారా? లేదంటే రెడీమేడ్ కొనేసేవారా చిన్నప్పుడు. అంటే మీకేదలవాటు?
ఏం రెడీమేడే ఎక్కువండి. కుట్టించేదంతా మా తాతయ్య గారు అంటే మేము ఒక న అంటే మా అమ్మ వాళ్ళ అక్క, చెల్లి ఇలాగ కొంతమంది ఉన్నాము. సో, వాళ్ళందరికి పిల్లలుంటారు కదా! కజిన్స్ మాకు.
రెడీమేడే. ఆహ్ అవునవును.
సో, మా అమ్మ వాళ్ళ నాన్న ఏం చేసేవాళ్ళంటే, ఒక రెడీమేడ్ క్లాత్ తీసుకొచ్చి, మా అందరికి ఇక బ్యాండ్ మాలెం డ్రెస్సులాగా కుట్టించేవాళ్ళనమాట ఒకే క్లాత్‌తో.
<chuckles> బానే ఉందండి. నిజంగా అలా చిన్నప్పుడు చాలా చోట్ల నా స్నేహితుల దగ్గర అలా కూడా, చాలామంది చూస్తూ ఉండేవాళ్ళం. అలాగా ఒకే వాళ్లీంట్లో వాళ్ళందరూ అలా ఒకే రకంగా కొనుక్కొని వేసుకోవడం అనేది.
హ్మ్. అవునండి. బావుంటది అది కూడా యాక్చువలీ <giggles> మాకు. హ్మ్.
అది కూడా బావుంటుంది ఓరకంగా అదే చెప్పబోతున్నాను. <chuckles> అదో
అదే. ఏంటంటే అందరిలో యెళ్ళేటప్పుడు ఒక యూనీక్‌నెస్‌ అనమాట. ఆహా! ఓకే వీళ్ళొచ్చార అన్నట్టుగా ఒక తేడాగా కనబడుతూనే ఉంటారు. మేం నలుగురం ఆహ్, నలుగురు ఉండేవాళ్ళం. మా అక్క ఉండేది ఐదుగురం మొత్తం. మా అక్క కూడా సేమ్ అలాంటి క్లాత్‌తోనే, అలాంటి దాంతోనే మళ్ళీ ఇలా ఫ్రాకు వాళ్ళకి డ్రెస్ సెపరేట్‌గ ఉంటంది కదా! లేడీస్‌కి.
ఓహో! అవునవును ఫ్రాక్స్, పరికిణీలు. ఆ! రకరకాలు.
హ్మ్. అదే, ఆడపిల్లలకి సెపరేటు అది కూడా చేపించేవాళ్ళు. అదే అలాంటి డిజైన్‌తోనే చేపించేవాళ్ళనమాట. కొద్దిగా కలర్సన్న మ్యాచ్ చేపిచ్చి. హ్మ్.
ఆయినా ఇప్పుడు. <giggles> మీ నేను మధ్యలో ఆపుతున్నాను కాదు కానీ, ఆడ పువ్వులు చొక్కాలు అవన్నీ ఇప్పుడు మగవాళ్ళకే వచ్చేసాయండి. అదివరకు పువ్వులు అమ్మాయిలే వేసుకుంటారు. అనే అనేవాళ్ళకనీ పాత ట్రెండ్సన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్నాయి. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం గానీ, మీరిందాక ఏదో చెప్తున్నారు. మన్న తర్వాత కాలేజి టైంకొచ్చేసరికి రెక్కలొచ్చాయని. ఏమైందప్పుడు?
హ్మ్. చెప్పండి చెప్పండి. అవును. నిజమేనండి. ఆ! హ్మ్. అదే నాకు కొద్దిగా నేను 10థ్ ఏయి ఆహ్, ఎయిత్ వరకు నేనలాగే అమ్మ వళ్ళు తీసుకురావడం లేకపోతే ఇలాగ తాతయ్య కుట్టించడం ఇదే అలవాటు. ఎయిత్ దాటిన తర్వాత నుంచి అమ్మ వాళ్ళు, సరే నీ సెలక్షన్ కూడా కావాలి కదా! అంటే నేనేం చేసావాడినింటే, నాకు నచ్చేయి కాదు. ఫ్రెండ్సందరూ మంచి స్టైల్, స్టైల్‌గా వేసుకుంటంట నాకేమో, అంటే పేరెంట్స్ తీసుకొచ్చారనుకోండి. అది మీకు ఐడియా ఉండే <giggles> ఉంటదిగా. ఆహ్, వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు తీసుకొస్తారు. అవును. సో, నేను కూడా వద్దు నా వల్ల కాదు నేనే తీసుకుంటానన్నట్టుగా నేను ముభావంగా ఉంటే ఇక నన్ను తీసుకెళ్ళడం స్టార్ట్ చేసారాళ్ళు.
అవునవును. <giggles> అది ఆ తేడా ఉంటుంది ఖచ్చితంగా. బావుంది. బావుంది.
ఆ! నేనప్పుడసలు సెలెక్ట్ చేసుకొని అసలు అంటే, ఇప్పుడు ఇప్పుడిదాకా బయటికెళ్ళకుండా ఒక్కసారి బయటికెళ్ళాం షాపింగ్‌కి. <chuckles> ఇక నాకు నాకు కనపడ్డాయన్నీ. నా కళ్ళన్నీ ఎతుకుతూనే ఉన్నాయన్నమాట. నాకది కావాలి. ఇది కావాలి. ఇది కావాలని. హ్మ్. <giggles>
ఒక్కసారి. ఆ! <chuckles> అంటే, ఒకేసారి షాపింగ్ చేసేసారనమాట. అదేదో సినిమాలో ఆహ్, ఒక తనకి మాటలు ఎందుకనో మాటలు రావు. కొన్ని కొన్నాళ్ళు ఎందుకో ఏదో యాక్సిడెంట్ వల్లో. ఏదో డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఒకసారి మాటలొస్తాయనమాట. 'శ్రీలక్ష్మి' గదా సినిమాలో. అప్పుడు ఒక్కసారి చిన్నప్పడ్నుంచి ఉన్న మాటలన్నీ మాట్లాడేస్తుందనమాట. <chuckles>
హ్మ్. అదేనండి. అవును. అస్సలింక స్ రెస్టివ్వరా ఆ గొతుకి రెస్టివ్వరు. అలాగే నేను కూడా ఇక షాపింగ్‌కి మా నాన్న పాకెట్‌కి చిల్లేసాననమాట. మొత్తం అన్ని. ఆ! ఒక హ్మ్. అవును. అంటే నాకు కూడా యాక్చువల్‌గా ఇవి నేనేసుకుంటే బావుంటాయో బాగావో కూడా తెలీదండి. జస్ట్ ఏదో అంటే, అందరూ ఏసుకుంటున్నారు కదా! ఆ! చూసాను నచ్చేసాయి నేను అర్జెంట్‌గా కొనుక్కోవాలని జెప్పి కొనుక్కున్నాననమాట. కొనుక్కున్నాను. అదంతా బానే ఉంది గానీ, ఏస్తేనేమో నాకేమన్న నప్పట్ల.
<chuckles> బావుందండి. <chuckles> అవును మరి ఇన్ని రోజులు తర్వాతెళ్లారు కదా మరీ! ఆ మాత్రం ఉండాలి మరి. ఆ! <giggles> చూస్తే అది నచ్చేసాయి. ఓహో!
వాటిలో కొన్ని
నప్పలేదనిపించిందా మీరేసుకున్నప్పుడు? తీరా ఇది నచ్చి కొనుక్కున్నారు. కాని, నప్పలేదనిపించింది వేసుకున్నాక. మరి ఏం చేశారండి మరి? అయ్యయ్యో! ఇన్ని అనవసరంగా కొనిపించసేనని ఫీలాయ్యారా ఏంటప్పుడు?
లేదు. కొన్ని, కొన్ని అవును. అంటే ఇక్కడ, ఇంకోటేంటంటేనండి ఆ! ఫీలుంటది. కాకపోతే బయట పడతే నన్ను కొడతారని జేప్పి, బయటపడలా. అంటే డీఫాల్ట్‌గేంటంటేనండి, ఇప్పుడు ఎనిమిదో తరగతంటే అప్పుడు వరకు కూడా, పేరెంట్స్ తీసుకొచ్చిన బట్టలు ఏసుకుంటూ, ఏసుకుంటూ ఉన్నాం గదా!
<chuckles> అవునవును.
ఒక్కసారిగా మనకు వేరే డ్రెస్సులు, వేరే స్టైల్ నచ్చినా కూడా, అది ఏసుకున్నా, అరే! ఏదో కొంచెం డిస్కంఫర్టబుల్‌గా అలా ఉంటాయి.
అవునవును.
హ్మ్. సో, నేను వాటిలో అలవాటు పడ్డానికి కొద్దిగా ఆ! ఆ రంగులు గాని, ఆ డిజైనులు లేకపోతే ఆ బొమ్మలు, బొమ్మలుగుంటాయి. అవన్నీ కొద్దిగా అలవాటు పడడానికి కొంచెం నాకు కూడా టైం బట్టింది.
అలాఫ్ అలా ఫీలయ్యారు కొంచెం. కాని, అవేసేసుకున్నారా మరి కొన్నదాని కోసం?
ఏసుకున్నా. ఏసుకున్నా. ఏసుకోక ఏం జేస్తారు? ఏసుకోకపోత కొడతారు. <chuckles>
ఏసుకోపోతే ఊరుకుంటారా ఏంటి? ఇన్ని కొనిపించి.
అదే గదా! అది దెగ్గర, దెగ్గర నేను అప్పుడు ఎక్కువ జతలు తీసుకున్నాను. దెగ్గర, దెగ్గర కాలేజుకొచ్చే వరకు కూడా ఉపయోపడ్డయి.
హుహు.
హ్మ్. అయితే కాలేజీలో కూడా సేమ్ అదే కంటిన్యూ చేశాను, కొన్ని రోజులు. అవి ఏంటంటే ఎక్కువ కలర్స్ బ్రైట్, బ్రైట్ కలర్సనమాట.
ఓహో!
అది చూసి ఈ కాలేజ్లో కొంచెం, <chuckles> ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అరే! ఏంట్రా ఈ బట్టలు? <chuckles> ఆ!
అంటే, కమెంట్స్ ఏసేవారా? ఏంట్రా ఇలాంటివేసుకుంటున్నావు అని? ఆ మొగాళ్ళు కూడా ఉంటాయండి అలాంటివి? డ్రెస్సులు గురించి కమెంట్ చేయడం అవి?
అవును. ఆ! ఉంటాయండి. హ్మ్. కామెంట్లు జేయడం అంటే ఇక ఆ! కొద్దిగా అరే! ఏంట్రా ఇది? ఆడోళ్ళ బట్టలేసుకున్నట్టు. ఆ! అవును. అంటే, అందరూ నార్మల్‌గా తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు అందరూ అనుకుంటారేమో తెలీదు కానీ, కొద్దిగా క్లోజయిన వాళ్ళేంటంటే, డైరెక్ట్‌గా మొహం మీద చెప్పేతుంటారు, అంతే.
అంటే, బాగా క్లోజయిన ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుందేమో! ఏంట్రా ఈ కాంబినేషను అలా అనే అలా మాట్లాడుకుంటేవారా?
ఆ! అదే, ఆ షర్టేంటి, ఆ ఫ్యాంటేంటి? అసలెవడైనా నేసుకుంటాడార అట్టాంటియి? ఇలా జెప్తూండేవాళ్ళనమాట. అంటే, అక్కడ సబ్జెక్టేంటంటే బట్టలు బానే ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్న ఆ! నేను ఏదైతే ఏసుకుంటానో హ్మ్. అవును.
ఆహా! అదే హ్మ్. కాంబినేషన్సంటారా?
పైన రెడ్డెసి, కింద పింకేసి ఇలాంటియన్నీ ఏసామనుకోండి. చాలా కొంచెం <chuckles> వింత వింతగుంటది కదా! <chuckles>
ఓహో! ఒక రకంగా ఉంటుంది. నిజమే. <chuckles>
సో, ఇలా నేను అంటే ఒక్కసారి ఒచ్చేసరికి ఇయన్నీ తీసుకొని, ఎట్టపడితే అట్ట ఏసుకునేవాడనినమాట. తర్వాత, ఇక ఫ్రెండ్స్ హ్మ్.
ఇంకా తర్వాత నుంచి, మార్పొచ్చిందా ఏంటి మీ స్నేహితులు చెప్పడంతో?
ఆ! ఆబ్వియస్లీ అండి. మారాను నాకు. నేనేమనుకున్నానంటే నా దెగ్గర ఇయేగా ఉన్నది ఇయ్యే ఏసుకుంటాను. ఇంకేమేసుకుంటానంటే లేదు కుదరదని జెప్పి మా ఫ్రెండ్. నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. డిప్లొమొలో. మా ఫ్రెండ్ ఏం జేశాడంటే. "అరే నీ దగ్గర ఉన్నాయి మంచియే. దాన్ని ఏం జేస్తావంటే. ఇలా మార్చు, అలా మార్చు," అని చెప్పి కొద్ది కొద్దిగా. ఆ! ఆ! తను సెట్ చేశాడు. తను సెట్ చేసిన తర్వాత కొద్దిగా అంటే, తనే నాకు స్టైలిస్టనమాట ఇక. <giggles>
ఆహా! అతను సెట్ చేశాడైతే. ఓహ్! బావుందండి. నిజంగా స్నేహితులే స్టైలిస్ట్ అయుంటే ఇంకేంటి అంతకన్నా?
అదే కదా! అంటే చాలా విషయాలు మనకి స్నేహితులే నేర్పిస్తారండి మన జీవితంలో.
నిజమేనండి బా జెప్పారు. నిజంగా అది. చాలా నేర్చుకుంటాం మనం. మన ఆహ్, ఫ్ స్నేహితుల్ని బట్టే. మనం ఎలాంటి వాళ్ళని చెప్పేయచ్చు. మన భవిష్యత్తు కూడా చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే.
అవును. అదే. నిజమేనండి. మనం సెలెక్ట్ చేసుకున్న స్నేహితుల్ని బట్టే. మన భవిష్యత్తు కూడా ఉంటది. అయితే నేనప్పుడు చెప్పులు గూడా ఏంటంటే మీకు 'పారగాన్' చెప్పులు అనేసి బాగా స్టిఫ్‌గా ఉండేవి. ఆహ్, అవును. చాలా గట్టిగా ఉండి. అవి బ్లూ కలర్‌వి చిన్నగా ఉంటదనమాట. జస్ట్ ఇలా ఉంటది. అవి కొ అవి వేసుకునేవాడిని.
అవునండి. అవును. కొంచెం గట్టిగా ఉంటాయేమో గదా! అవి. ఆహా!
సో, వాాడేం జెప్పాడంటే, "అరే కాలేజీకెళ్తున్నావు కదా! నువ్వు ఇంటి దగ్గర ఇలాగే <smacks lips> ఉండు, నిన్నస్సలు ఎవడు ఆపడు. కానీ కాలేజీకెళ్తన్నాం అంటే, చాలా మంది చూస్తారు గదా!" అనేసి చెప్పుకొచ్చాడు. ఇక వాడు హ్మ్. చెప్పులు కూడా మార్చేేశాను. షూ తీసుకోలేదు. నాకు అ హ్మ్. చెప్పులు మాచి
అంటే, చెప్పులు మార్చారా? లేతే షూ మొదలుపెట్టారా? చెప్పులు మార్చారు. అంటే, లెదర్ చెప్పులు లాంటివి.
లేదు లేదు. బెల్టు చెప్పులు తీసుకున్నాను నార్మలియి.
బెల్ట్ చెప్పులు. అదేలెండి. బెల్ట్ చేప్పులు కొంచెం అలాంటి టైపే కదా! ఎందుకంటే. పేరగానంటే, గట్టి ప్లాస్టిక్ టైపు గదా!
అవును. అదే అదే. <chuckles> కొంచెం అంటే, అవి నడిచేటప్పుడు కూడా, టపక్ టపక్కని సౌండొచ్చేయి. <chuckles> అవును. సో, ఇక తను చెప్పినట్టు నేను బట్టలు ఆ!
ఆ! టప, టపాను సౌండొస్తూంటాయి. అవును. మొత్తానికి చెప్పులు మార్చేశారు, డ్రెస్ మార్చేశారు. మరి హెయిర్ స్టైల్ సంగతేంటి?
హెయిర్ స్టైల్ ఒచ్చేసరికి ఇక, రాముడు మంచి బాలుడు అని చెప్పి, చిన్న పిల్లలకి దువ్వుతారు కదా! అమ్మవాళ్ళు. ఆ! <chuckles> పాపిడి తీసి నీట్‌గా దువ్వుతారు. నాకదలవాటైపోయింది. వీడు చెప్పిన తర్వాత, స్లోగా దానికి కూడా ఒచ్చింది కానీ, నాకు వేరే ఏవి సెట్టవల, కొద్దిగా నాదేంటంటే, సిల్కీ హెయిర్.
క్రాఫ్ దీసి, పాపిడి తీస్ <chuckles> ఆహా!
నేను కొంచెం ఇలాగా, పైకి నిలబెడదాం అనుకున్నా, అదుండదు పడిపోద్ది గాలికి.
దానికని జెల్సవి గూడా, ఒస్తున్నాయి కదండి.
ఆ! అవి నాకు స్మెల్ పడేది కాదండి. ఇంకా అందుకని చెప్పి అంటే స్ట అది కూడా స్టార్ట్ చేశా. ట్రై చేశాను. స్మెల్ నాకు నచ్చేది కదనమాట. పైగా అలా నడుస్తుంటే, మిగతా వాళ్ళు కూడా స్మెల్ చూసి వేరే వింతగా చూసేవాళ్ళు. ఇంకందుకని చెప్పి అది ఆపేసి హ్మ్.
<giggles> అది అది మరీ అంబ్రైజంగ్‌గా ఉంటుంది కొంచెం.
అదే కదా! కొద్దిగా యెనక్కి దువ్వడం స్టార్ట్ చేశాననమాట కొంచెం. ఏదైతే అమ్మవళ్ళ దువ్వారో దానిలోనే కొద్దిగా.
అది బా సెట్ అయిందా? మాతో పాపిడైతే ఉంచారా లేదా? పాపిడి తీససారా? ఓహో!
హ్మ్. పాపిడలాగా ఉంచేేశాను. అమ్మ వాళ్ళు తీసిన పాపిడి అలాగే ఉంచి. దానికి నేను తగ్గట్టుగా కొంచెం పక్కకి దువ్వడం. అంతే.
కొంచెం మార్చుకున్నారు. బావుందండి. మొత్తానికి మిమ్మల్ని మీరు మార్చేసుకున్నారు. కాలేజికొచ్చేసరికి.
<giggles> ఇలా చేశానండి. మొత్తం మార్పు. అవునవును. నిజంగా అండి. అలాగ మా ఫ్రెండ్స్, స్నేహితులు ఏదైతే చెప్పారో. దాన్ని బట్టి. ఆల్మోస్ట్ మొత్తం అంతా మార్చేసి. ఒకా ఒక మంచిగా. నీట్‌గా సెట్ అయిపోయానన్నమాట.
మీకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటు చేసేసుకున్నారయితే.
హ్మ్. అవునండి.
బావుందండి. అలాగే మళ్ళీ పండుగలకి వాటిలకి ఆహ్, ఫ్రెండ్స్‌తో పార్టీలకి, ఈవెంట్స్‌కి, వాటికి మళ్ళీ వేరే రకంగా కుర్తాలు వేసుకోవడం. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా?
ఆ! అది కామన్ అండి. అంటే, కొంచెం డ్రెస్ కోడ్ లాగా. మేమందరం ఒకేలాగా రెడీ అవుదాం. అని చెప్పేసి అనుకుంటాం కదా! దాని పరంగా. హ్మ్. అదే ఫోటోలకి వాటికి దాని పరంగా రెడీ అయ్యి. వెళ్తూ ఉండేవాళ్ళం.
అని పెట్టుకుంటారు కదా! ఫోటోస్‌కి వాటికి. బావుందండి. మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది. మీ రక రకాల స్టైల్స్ మార్చడం అన్నీ కూడా. మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
<giggles> అదండి. తప్పకుండా అండి. ధన్యవాదాలు.